అవును. జరుగుతుంది.
అప్పుడు వాళ్ళని మనం అరిచినా గూడా ఆ తరువాత మనమే బాధబడుతూ ఉంటాం.
అవునండి. అంటే, అంటే ఇప్పుడు పిల్లలు ఒకప్పుడు పెద్దవాళ్ళేంటంటే పిల్లల్ని కొట్టినా, వాళ్ళు అంత పెద్దగా ఫీలయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడేంటంటే, అందరూ గూడా పిల్లల్ని అంటే చదువుకొని, వాళ్ళు ఉద్యోగం చేసి ఎమోషన్స్ అనేవి పిల్లల మీద తక్కువ చూపిస్తుంటారు. అంటే కొట్టడం లాంటివి చాలా తక్కువ ఎంతైనా ప్రేమతో చెప్పడమే ఇదానికి ట్రై చేస్తూ ఉంటారు.
అవునండి. మనం ఏంటంటే ఆ! అవునండి. మనము, మనం ఏడ్చినప్పుడు మనల్ని ఇంకా గొట్టి "ఏడస్తావా! ఏడస్తావా!" <chuckles> అంటుంటారు.
హ్మ్. <laughs>
మనం ఇంకా భయపడిపోయి గమ్మునుండాం. ఇప్పుడోలిని అసలు అనబడలే, చెయ్యి పైకి లేసినా గాని ఇంకా ఏడుపొచ్చేస్తది వోళ్ల సైడ్ నుండి.
హ్మ్. నిజమే నిజమే.
అందులోన ఇప్పుడు పిల్లలకాయలకి ఏందంటే, ఈ ముఖ్యంగా ఈ ఫోనులాండి. వాళ్ళు ఏదో గేమ్ ఓపెన్ జేయడానికి గాని, ఇంకేదో చేయడానికి, ఈ ఆహ్
హ్మ్. యెస్. అవునండి. అంటే ఎవరి ఫోన్ అని చూడరిప్పుడు, ఇప్పుడు సపోజ్ ఎవరైనా కొంచెం తెలిసి విన్న వ్యక్తి అయినా పర్లేదు, అతని దగ్గర ఫోనుంటే గనక ఫోను ఇవ్వు ఒకసారి అని, టక టక టక ఏదైనా గేముంటే అది ఆడడానికి ట్రై జేస్తుంటారు. గేమెక్కడుందో అని. హ్మ్.
హ్మ్. ట్రై జేస్తాంటురు. అందులో పొరపాటున ఫోటోల్లోకి వెళ్ళిపోయి అంటే కొంతమందికి ఉంటాయి గదండీ! పర్సనల్‌గా పెట్టుకొని ఉంటారు. పర్సనల్‌గా ఒక ఫోల్డర్స్ పిల్లకాయలు ఇప్పుడు ఫోన్ అనే గాదండి, ల్యాప్‌టాప్లు గాని వాళ్ళు ఏది ఆపరేట్ జేస్తున్నారనేది అర్థం గాదు.
అవును. నిజమే. యెస్. ఉంటుంటాయి. అవునవును నిజమే. సో అవ్వి గూడా షేర్, వాళ్ళకి తెలియకుండానే షేర్ జేసే ఆస్కారముంటుంది.
నాకు కూడా అవునండి. నాకు కూడా నా పర్సనల్ ల్యాప్‌టాప్‌లో మేము మా బంధువుల ఇంటికి బోయినప్పుడు ఇలానే జరిగుండింది. నేను ల్యాప్‌టాప్‌ ఆపరేట్ జేసి పక్కన పెట్టొను నేను.
హ్మ్. ఓకే. చెప్పండి ఏమైంది?